హ్మ్. అవునా?
అంత సేటు మైండ్‌లోకి దూరిపోయే విధంగా మనకి, కళ్ళ ముందల ఒక తెర పెట్టి గనక ఒక సినిమాని చూపిస్తే ఎలా అర్థం అవుతదో అలా నేర్పించేవాళ్ళు మొత్తమంతా గూడా మనకి.
హ్మ్. హ్మ్. అంటే ఏం చేసేవారు? మొత్తం ఆ బ బోర్డ్ మీదంతా డ్రా చేసేవారా ఏంటి మీ, మీ సైన్స్ టీచర్ గారు? ఆ!
బొమ్మలేసేసి, బొమ్మలేసి బొమ్మలేసి నీట్‌గా దాంట్లో ఒకా, ఎలా అంటే సైన్స్ కూడా ఈ రకంగా చెప్పొచ్చా! అనే విధంగా ఆయన చెప్పేసారనమాట. మొత్తం అంతా గూడా. ఒక పువ్వుందనుకోండి ఆ పువ్వులో గనక పాలన్ గ్రైన్స్ అనేదెలా వస్తున్నాయి, తుమ్మెదెలు ఎలా తీసుకెళ్తున్నాయి వాటినుంచి వాటికి వేరే చెట్టుకి. ఈదనేది ఎలా జరుగుతుంది మొత్తమంతా గూడా పాలినైజేషన్ ఎలా జరుగుతుంది. మొత్తం అంతా గూడా ఆయన క్లియర్ కట్‌గా ఒక తెర మీదేసి సినిమాని చూపించినట్టుగా మొత్తం అంతా భలే నేర్పించేసేవాళ్ళు. ఇప్పటికి గూడా. హ్మ్.
హ్మ్. అవునా! హ్మ్. అయితే నీకు ఆయన వల్ల ఆ! నీకు ఆయన వల్ల చాలా మేలు జరిగింది గదా!
అవును. అవును. బాగా ఇంకా తెల్ల రక్త కణాలలో హుహు. లూకోసైట్స్ అంటే ఏంటీ ఆ! చెప్పండి.
మరి ఆయన ఆయనా ఆ! అంటే ఆ! ఆ! ఆ! మీ సైన్స్ టీచరు నిన్ను కొట్టేవారా? ఆయనా గూడా! లేదా నిన్నసలు కొట్ట కో హ్మ్.
నేను బా అంటే లేదండి. అంటే తన్నులెక్కువ తినేవాడిని కాదు. తా తక్కువ సైన్స్‌లో మాత్రం బాగొచ్చేయి మార్క్‌లు.
హ్మ్. హ్మ్. ఎలా వచ్చేయి మరి? ఎలా వచ్చేవి బాగంటే?
చిన్నపట్నుంచి కూడా. ఎందుకనంటే, అర్థం అర్థ్ అంటే ఆయన చెప్పే విధానంకి మనకలవాటయిపోయింది. మొత్తం అంతా గూడా. ఎగ్జా‌మ్‌లో మనం ఎక్కువ చదవాల్సినవసరం గూడా ఉండేది కాదు.
హ్మ్.
ఇప్పుడంతా గూడా బట్టి చదువులయిపోయినాయి గానండి. అప్పుట్లో మాత్రం భలే చెప్పేవాళ్ళస్సలకి. క్లాసె‌స్.
అవునా! ఆహ్, మరీ ఆ టైమ్‌లో నువ్వెలా నేర్చుకునేవాడివి అన్నీని? ఏదన్నా నీకు గుర్తుందా అసలు? అంటే నువ్వా టైమ్‌లో ఎలా నేర్చుకునేవాడివో ఏంటో, అయన్ని చెప్తావకసారి? ఆ అనుభవం ఎలా ఉందో ఒకసారి చెప్తావా?
హ్మ్. గో ఉన్నయ్యి. ఆహ్, అన్నీ గుర్తున్నయి, అన్నీ గుర్తున్నాయిప్పుడు. హిందీ టీచరూ ఆ! తీసుకొని మంచిగేదైనా సబ్జెక్టేదైనా చదవలేదనుకోండి ఒక క్వెషనిచ్చినప్పుడూ, 2 కాళ్ళ మధ్యన తలకాయ పెట్టేసి ఒక్కటి పీకేవాడండి.
హ్మ్. <chuckles> ఆ! అవునా? చాలా సరదాగుంది.
ఆ! ఆ సౌండ్‌కి క్లాస్ మొత్తం దద్దరిల్లిపోయేదస్సలకి. ఇలా
కానీ నేనిప్పుడు హ్మ్. అంటే ఈరోజు నాకే ఆహ్, నవ్వొస్తుంది గానీ ఆ సమయంలో చాలా బాధపడి ఉంటావు కదా! నువ్వు అరే! ఇలా కొట్టేసారేంటి అని?
కానీ హా! హ్మ్. ఆ! అవును. అవును. అవును. కానీ, కానీ ఒకటి చెప్తా గదండీ! ఇప్పుడు మనం, మనం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను హిందీ గూడా చాలా అనర్గళంగా మాట్లాడగలను.
హ్మ్. హ్మ్. హ్మ్.